అంటే, మదర్ కన్నా, నేను పెడదాం అని, థాటుందండి. నాకు హోటల్ పెడదామనుంది. <laughs>
అరెరెరె! నిజంగా, నిజంగా ఇది చాలా, చాలా మంచి విషయం. మీరు నాకు పార్టీ ఇవ్వాలన్నమాట. <chuckles>
అయ్యో! ఖచ్చితంగా అండి. పెట్టిన రోజు మామూలుగుండదు. అయితే ఆ! ఇప్పుడు ప్రెజెంట్ ఆ టాపిక్ కూడా ఇంట్లో మాట్లాడటం కూడా జరుగుతుందండి. మా అన్నయ్య గాని, మా నాన్నగారు, అమ్మ, నాకు బాగా సపోర్ట్ చేస్తారండి. అంటే, <smacks lips> చాలా బాగా ఉంటారుమాట. అయితే వాళ్ళు చెప్పారు, "నీకంటూ ఒక ఏజొచ్చాక, ఖచ్చితంగా పెట్టించేస్తాం" అన్నారుమాట. అందుకే నేను కొంచెం వైట్ చేస్తనను. దగ్గరలోనే ఉందిలెండి. <chuckles>
<laughs> ఆ! చెప్పండి? ఓకే. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. వెరీ గుడ్ అండి. ఓకే. డెఫినైట్లీ అండి. తప్పకుండా రావాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఆ థాట్ అనేది అందరి మైండ్‌లో కోచ్చి, ఒక పాజిటివ్ వైబ్రేట్ అనేది రావాలి. <chuckles> అవును. హ్మ్. అవును.
అవునండి. అ! అవునండి ఖచ్చితంగా. అలా నాకేంటంటే, అమ్మని అందరూ పొగడం నాకు బా నచ్చేదండి. ఏంటంటే, <smacks lips> అబ్బా! "ఏంటి ఇంత బావుంది! ఏంటి ఇంత సూపర్‌గా వండుతున్నావు" అది ఇదనేసి అంటన్నారండి. అయితే
హ్మ్. అవును. హ్మ్. ఓకే.
నేను ఆ పొగడ్తలు నాకు కూడా పొగిడించుకోవాలి, అనే ఫీలింగైతే నాకు వొచ్చిందండి ఫస్టు.
ఓకే. ఇది చాలా అంటే, అంటే ఇదొక ఇదే మొదటి విషయం నాకు తెలుసు మీకు. హ్మ్. అవును.
ఆ! నిజంగా. ఆ! అదేనండి. ఆహ్, నమోత్ అక్కడేని స్టార్టయిందండి. అయితే నేను ఏం చేసేవాడినింటే, అమ్మ ఏవైనా వంటలు వండుతున్నప్పుడు, నేను కూడా ఒక చిన్న, చిన్న వంటలు ఏవైనా కొత్త, కొత్త వండడానికి, ఏవైనా అంటే, ఇప్పుడు మీకు ఒక సినిమా ఉంటుందండి, <smacks lips> అంటే, నిజంగా చెప్తున్నాను, ఆ సినిమా నాకు చాలా ఇన్‌స్పిరేషనండి.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. చెప్పండి. ఓకే. ఓకే. చెప్పండి, చెప్పండి, చెప్పండి స్టోరీ చెప్పండి. హ్మ్.
మీకు ఇంగ్లీష్ మూవీ అండి అది. ఆ! ఇంగ్లీష్ మూవీ అది. అది ఏంటంటే 'ర్యాట్ టూ ఈ' అని చెప్పేసి ఒక మూవీ ఉంటుందండి.
ఓకే. ఆ! ఓకే. మనకు తెలీదు. ఓకే. చెప్పండి, చెప్పండి. 'ర్యాట్?'
అ! అ అందులో 'టూ ఈ' అది ఒక వంటకం పేరండి. ఆ! అదొక, ఆ! వంటకం పేరు. అయితే ఏమైతుందండి ఆ సినిమాలో, ఒక ఎలక ఉంటుందండి. అది, అది ఇప్పుడు ఎలకలంటే ఎలా ఉంటాయండి? ఎ ఇంట్లో అన్ని దొంగతనాలు చేసి తినేసి పారిపోతుంటాయి <giggles> కదా! అలానే, వాళ్ళ ఫ్యామిలీ అంతా అలాగే ఉంటారండి, దొంగతనాలు కానీ, ఈ హీరో ఎలుక ఉంటుంది కదండీ! అది మాత్రం, ప్రతిరోజు ఒక ఇంటికి కెళ్తందండి. <smacks lips> ఆ ఇంట్లోని ఒక టీవీ చానెల్ చూస్తూ ఉంటారు అక్కడ హి ఆ ఓనర్ మాట. ఒక ముసలావిడుంటుంది. ఆవిడ వంటలు చూస్తుంది. ఈ య ఈ ఎలుక ఆ వంటలు చూసి, చాలా ఇన్‌స్పైరయిపోతుంటుంది. <smacks lips> అంటే, నేను, ఆ నేను కూడా ఇలాంటి వంటలొండేయాలి అది, ఇదిని. అందులో ఒక మా మాటుంటుందండి. ఏంటంటే, ఆహ్, వాళ్ళ అన్నయ్యకి దీని కోసం తెలుసు, ఇలాగ వంటల కోసం అట్లా కోసం చెప్తున్నప్పుడు, ఒకసారి ఒక ఛీజ్ ఇస్తుందండి తినమని. అయితే తను తింటుంది. అప్పుడు పట్ పుట్టగొడుగుంటుంది, మీకు తెలిసే ఉంటుంది, ముష్రూమ్ అంటారు.
ఓకే. 'ర్యాట్ టూ ఈ' ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే.

ఏండి ఎలా ఉంటుందో తెలుసా మీకు? పాన్‌కేక్స్ తినే ఉంటారు. సేమ్ పాన్‌కేక్‌లా ఉంటుందండి. అంటే
అసలు నేను అసలు తినలేదండి అది. నాకు నచ్చదది.
ఆ! ఆ! ప్యాన్‌కేక్స్ ఇప్పుడు మ మనకి మైదాపిండి అట్లవి చిన్నప్పుడు తినే ఉంటారు కదండీ. మెత్త మెత్తటి అట్లవి. సేమ్ అండి. అదే రుచొస్తుంది. అంటే
ఆ! అవును. అవును, అవును. ఓకే. అంటే ప్యాన్‌కేక్ అంటే ఇంక అదేనా అండి?
ఆహ్, ఇందులో అదే అదే. బై అప్పుడు మైదా నెక్స్టు ఈ గుడ్లు వీట్లీతోటే చేస్తారు. కానీ గుడ్లు బా బీట్ చేసిసి అది ఒక నురగలాగా వచ్చాక ఈ పొడి ఇది ఈ పౌడర్ వేసి దగ్గరుండి జేస్తారన్నమాట.
హ్మ్. ఓకే. బీటర్‌తో బాగా బీట్ చేసిన తరువాత మాత్రమే వేయాలి. లేదంటే స్మెల్ వస్తాదా?
స్మెల్ అని రా ఆ! స్మెల్ రావాలంటే వెన్నెలా ఎసన్స్ అండి.
మరి స్మెల్ కోసము మరి నార్మల్‌గా ఎగ్ అంటే బా స్మెలొస్తది గదా! మరి వెనిలా ఎసెన్స్ ఇట్లా వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చా మరి?
ఖచ్చితంగా యూజ్ చేయాలండి. లేపోతే ఎగ్గనేదే మనకిబ్బందిగా ఉంటుంది. అందులో ఉప్పు కారం ఏసాం అనుకోండి <smacks lips> మనకెటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇలాంటి వంటల్లో కలిపినప్పుడు ఖచ్చితంగా ఒక్క వెనిలా ఎసెస్ డ్రాప్ వేస్తే చాలండి. మొత్తం అంతా వంట సెటయిపోతుంది. <smacks lips> అయితే ఆ! నేను అది మంచిగా ఒక అట్టులా తయారయ్యాక దాన్ని తీసి దాని మీద పీనట్ బటర్ రాసుకొని తింటే అండి. చూసారండి? ఇప్పుడు రొటీన్‌గా తినేదానికన్నా ఈ కొత్త వంట తయార్ ట్రై చేయడం వల్ల ఎంతో బాగుంటుంది గదండీ!
అవును. నిజంగానే. హ్మ్, హ్మ్. హ్మ్. నిజంగానే, నిజంగానే అండి. నిజంగానే అండి. నిజంగానే.
ఆ! అలా ట్రై చేసుకుంటానండి. లేదు అంటే అండి మీకు గుడ్లనేవి నేను అట్లేసుకొని, మిగిలిన ఈ ఓట్సు ఈ బనానా, ఈ పీనట్ బటర్ దానిలో కొంచెం పాలు గాని, నీరు గాని అంటే నేనప్పుడు సైజ్ బట్టి. నేను పెరగాలి అనుకుంటే కొంచెం పాలండి. తగ్గాలి అనుకుంటే నీరండి. వేసి మంచి షేక్‌లా చేసి కాసేపు కొంచెం కూలింగ్‌లో పెట్టుకొని తాగితే నిజంగా ఒక మంచి షేక్ తయారవుతుందండి.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. ఓకే.

6 గుడ్లండి. అంటే, <chuckles> నేను కొంచెం ఎక్కువగా చేస్తాను కదండీ జిమ్ము. నేను 6 గుడ్లు తీసుకుంటాను.
ఆ! <chuckles> ఓకే. 6 గుడ్లనేసరికి, నేను ఒక గుడ్డు తినటానికి నానా తిప్పలు పడతానండి నిజంగా. మీరు 6 గుడ్లనేసరికి చ షాక్ అయిపోయానన్నమాట నేను. అయితే జిమ్ముకి వెళ్ళే ప్రతి పర్సన్ 6 గుడ్స్ మెయింటైన్ అంటే కంపల్సరీనా అన్నీ?
<laughs> అయ్యో! అలా కాదండి. ఏంటంటే, మనం మంచిగా బాడీ అది ఉంది. బాగున్నామంటే మనం ఎక్కువ గుడ్లు తీసుకున్నా ప్రాబ్లమ్ లేదు. అంటే కొన్ని సార్లు నేనప్పుడు అంటే నా బాడీ సిక్స్ పాక్ అది అప్పుడు తీసానండి. ఆ సమయంలో నేను రోజుకి 12 గుడ్లు తీసుకునేవాన్నండి.
హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. ఓహ్! మై గాడ్. అంటే రా ఎగ్స్ తింటారని చెప్పి విన్నాను. సో, మీరు ఆ! ఆ! చెప్పండి. ఓకే. హమ్మయ్య బతికించేసారు. రా ఎగ్ అంటారేమో అనుకున్నా నేనైతే. <chuckles>
ఆ! ఛి, ఛి, ఛి. బాగోదు. ఆ! లేదండి. లేలేదు. అమ్మ బాబోయండి మనం గుడ్డు స్మెల్లే చూడలేమండి. కడుపు తిప్పేస్తది. మీరు నిజంగా అలా కాదు, మీరు అలాగా అన్నప్పటికి నిజంగా నాక్కొక్కసారి బాడీ ఇలా షేకయింది తెలుసా? అలా ఆ! నేనేం జేస్తానంటే అండి. ఇప్పుడు ఆ గుడ్లు అవి ఎలా తినాలి, అవన్నీ చెప్తూ ఉంటానండి. మనం ఎవరైనా ఏం చేస్తారు, ఇ దేన్నికది సెపరేట్ తింటారు. నేనేం జేసేవాడినటెండి. ఈ ఓట్స్‌లో చక్కగా ఈ గుడ్లు ఏసేసేవాడ్నండి. గుడ్లు వేసి, అవ్ అరటిపండు ఉంది చూసారా? అది కూడా అందులో ఏసి చక్కగా మిక్స్ చేసి, దాన్ని ఒక చిన్న ఒలివ్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక మంచి అట్టులా వేసుకునేవాన్నండి. <smacks lips>
హ్మ్. హ్మ్. హ్మ్. నిజంగానే గదా! <laughs> ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. ఓకే. హ్మ్.

ఆ! అవును. తెలుసు, తెలుసు. హ్మ్. చెప్పండి.
అది కూడా ఇస్తుంది, ఇది కూడా తినమంటే తింటాది. 2 బాగున్నాయంటాది. ఆ 2 ఒక్కసారి కలిపి తిను అంటుంది. <smacks lips> తింటే, నిజంగా ఒక కొత్త ఫీల్ వస్తుందండి ఆ ఎలక్కి. అయితే అప్పుడు అంటదిమాట, "ఏదైనా ఒక వంట ఇలా ఎలా తిన్నా పర్లేదు అన్నట్టు కాకుండా, కొత్తగా మనం తినడానికి ఇష్టపడితే మాత్రం చాలా బాగుంటుందంటాదండి."
హ్మ్. హ్మ్. ఓకే. ఓహ్! ఓకే. ఆ! నిజంగానే, నిజంగానే. అవును. నిజంగా మీరు చెప్పింది మాత్రం నిజంగానే. ఒక డిఫరెంట్ వేలో అనేది మనం తినాలి. ఆ రోటిన్ ఫుడ్ తిని, తిని నిజంగానే బోర్ కొట్టేస్తది ఎవరికైనా, దాన్ని మనం రోటిన్‌గా తింటే ఆహ్, అంటే డిఫరెంట్‌గా తింటే గనుక, డిఫరెంట్ టెస్ట్ అనేది మన నాలుకకి అంటే నిజంగానే తెలుస్తుంది. అంటే మీరేమన్నా ట్రై చేసారా? ఆహ్, అంటే ఎలుక ట్రై చేసినట్టు మీరేమన్నా డిఫరెంట్ ఐటెమ్‌ని ట్రై చేసారా? మీ ఇంట్లో అంటే మీ ఫ్యామిలీకి పెట్టినప్పుడు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అండ్, మీ రియాక్షన్ ఎలా ఉందసలు ముందు జెప్పండి?
అవునండి. నిజంగానండి. అవునండి. <chuckles> అవునండి. ఆ! ఖచ్చితంగా అండి! ఏంటంటే నేను, చాలా కొత్ అంటే ఈ కొత్త వంటలనేవి నేను కొత్తలో ఎప్పుడూ ట్రై చేయలేదండి. నాకు బాగా అంటే చెయ్యి తిరిగింది, నేను వంటలు బాగా చేస్తున్నాను! అని నా మీద నాకు నమ్మకం కలిగినప్పుడు, <smacks lips> ఇప్పుడంతే కదండీ, ఇప్పుడు ఏ గుడ్డో తెస్తామండి, ఏ పిండో ఏదో కలిపేస్తామండి, అది వండుతాం. అది తేడా కొట్టేసిందనుకోండి, <smacks lips> అక్కడ పెట్టిన ఖర్చంతా వెస్ట్, నెక్స్ట్ అందరితో మనం తిట్లు కాయాలి. <giggles>
హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. వేస్టు, నిజంగానే, ఇదంతా నీకవసరమ అని జెప్పేసేసి మళ్ళి మాటలంటారందరు. అవును. నిజంగానే. హ్మ్. హ్మ్.
అది, దీని బదులు నాకు బాగా వంటలు వచ్చాక నేను కొత్త, కొత్తగా స్టార్ట్ చేశానండి. <smacks lips> మీకు నేను తెల్లవారి ఖచ్చితంగా ఓట్స్ లాంటివి తింటూ ఉంటానండి.
హ్మ్. ఓకే. ఓకే. చాలా అంటే చాలా హెల్తీ ఫుడ్ తింటున్నారు మార్నింగ్. అవును. హ్మ్.
అంటే అవునండి. డై డైట్ పరంగా కూడా నాకు చాలా ఉపయోగపడుతుందన్నమాట ఇది. నా జిమ్ జిమ్ ఆ! జిమ్ముకి గాని, డైట్‌కి గాని అన్ని విధాలుగా. అయితే నేనేం జేస్తానంటే అండి, ఆహ్, ఇప్పుడు మీకు చాలా మంది ఎలా ఉంటుందంటే ఓట్సనేవి ఇస్తారండి. అది మనకి చాలా రకాలు ఉంటాయి ఓట్స్ ఇస్తారు, ఒక బననా తినమంటారు, పీనట్ బటర్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి. <smacks lips> ఇవన్నీ కలిపి ఆహ్, ఇవన్నీ తినమంటారు. మనం ఏం చేస్తాం, ఓట్సనేది ఏదో ఒక బౌల్‌తో ఓట్స్ తయారు చేసుకుంటాం. ఒక, ఒక 6 గుడ్లు చక్కగా ఒక అట్టేసుకుంటాం. ఒక పీనట్ బటర్ పక్కనుంటుంది.
హ్మ్. ఓకే. వెరీ గుడ్! హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అమ్మో! ఏంటండి 6 గుడ్లే.